అవునండి. నిజంగా నాకేమనిపించిందంటే? అతని మాటలు అవి చూసి <smacks lips> అంటే ఆల్‌మొస్ట్ అతను ఆ! జెన్యూన్ ఉన్నాడు, నెక్స్ట్ నా టేస్ట్లు కూడా అతనితో బానే కలుస్తున్నాయండి. అంటే అతను చెప్పే విధానం అదీనీ. అయితే నేనేం జేశానంటే బావుంది. అంత మాట్లాడాను అయిపోయింది. మీరు నేను హోటల్‌కెళ్ళిపోతాను ఇంకా అదిదంటే అయ్యయ్యో! మీరు ఎలా యెళ్ళిపోతారు. మీరు నాకు అంటే మెహమాన్ అంటారు గదండీ ఆళ్ళు ఎక్కువగా. అంటే మీరు మా బంధువులు అంటారు ఈళ్ళెక్కువగా. అలా అన్నారు అన్నమాట. "ఆ! మీరు మాకు బంధువులు అవుతారు మీరెలా వెళ్ళిపోతారు అది. అయ్యయ్యో! దానిదేముందండి అంటే లేదు ఫుడ్డే మనకు ఎప్పుడు ఇంపార్టెంట్ <smacks lips> ఇందులో మనం కలిసాము అంటే నిజంగా మనం బంధువులం మనం మెహమానులం మనం. మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి అది ఇది అన్నారు." సరేనండి ఆ! ఇప్పుడు కాదు. నేను రేపొస్తాను అన్నాను మాట. అయితే మీరు ఖచ్చితంగా రేపు ఒస్తారు కదా! అన్నారు. ఓకే. ఖచ్చితంగా ఒస్తాను. మనం అక్కడ లోకల్ సిమ్ అనేది తీసుకుంటాం కదండీ!
హ్మ్. జెన్యూన్. ఓహో! ఓకే. ఆహా! హ్మ్. ఓహో! ఓకే. ఓహో! ఆ! హుహు. ఓకే. ఆ! ఓకే. హ్మ్. అవును.
అలా లోకల్ సిమ్ తీసుకున్నాను. ఆ సిమ్ నంబర్ కూడా ఇచ్చా అన్నమాట అతనికి.
ఓహో! సూపర్. హ్మ్.
ఆ! నంబర్ ఇచ్చాను. అతను నంబర్ ఇచ్చాడు. ఓకే అండి. నెక్స్ట్ అతను చూసారండి అతను కార్ కూడా చాలా చాలా బావుందండి. చాలా కాస్ట్‌లీ కారు.
ఓకే. హ్మ్. హ్మ్.
ఆ! చాలా బావుంది. అయితే మిమ్మల్ని డ్రాప్ చేసేస్తాను అన్నాడు. సరే అని చెప్పేసి డ్రాప్ చేసాడు మాట. అంటే <smacks lips> నాకు నేను తిన్న హోటల్‌కి అది పెద్ద దూరం కాదండి. రెస్టారెంట్‌కి అది పెద్ద రొ దూరం కాదు. అయితే అతను డ్రాప్ చేసాడు నన్ను. డ్రాప్ చేసాడు జాగ్రత్తగా నేను వెళ్ళిపోయను మాట. వెళ్ళిపోయాక నెక్స్ట్ రోజు మార్నింగ్‌కి మెసేజ్ పెట్టుంది అన్నమాట. <smacks lips> గుడ్ మార్నింగ్ అండి ఆ! గుడ్ మార్నింగ్ ఇలా నా పేరు చెప్పి గుడ్ మార్నింగ్ అని వ మీరు ఒస్తున్నారు కదా! మేము మా ఇంట్లో కూడా చెప్పాం అన్నారు. నాకు బుర్ర పాడైపోయిందండి. <smacks lips>
హ్మ్. దూరం కాదు. ఓకే. హ్మ్. ఓకే. హుహు. హ్మ్. వస్తున్నారా అని. అదే కదా! ఏదో ఆ టైమ్‌లొ తప్పించుకున్నారు. <chuckles>
<laughs> ఆ! ఏంటంటే ఏదో అంటే ఇప్పుడు ఏదో ఆ సమయానికి ఏదో అలా చెప్పాం గానీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను, మీరు ఖచ్చితంగా రావాలంటే కొంచెం అంటే తెలుసు కదండీ. ఆ! షాక్ అయ్యాను. మొహమాటం గూడా చాలా ఎక్కువ ఒస్సింది అండి. నేను అన్నాను ఇంట్లో వాళ్ళు అంటే ఎవరుంటారు ఎవరెవరికి చెప్పారు? అంటే మా సిస్టర్ ఉంటారు. మా బ్రదర్ ఉంటారు. మా మదర్ మా ఫాదర్ ఉన్నారు అని <smacks lips> సరిపోయింది. అందరికి చెప్పారంటే అందరికీ చెప్పేసాం అన్నారండి. సరే. నాకు
షాకయ్యి ఉంటారు. అవును. అవును. ఓహో! <laughs> ఓకే. ఇంకా వెళ్ళకపోతే అస్సలు బావుండదు కదా!
ఏంటి బాగోదు ఏంటండి. నేను ఏన్నావను తెలుసా? సరేనండి నేను ఫ్రెష్ అయిపోయి బయటికొస్తాను. అప్పుడు నేను ఏదో ఒకటి బుక్ చేసుకొని ఒచ్చేస్తాను అన్నానంతే చక్కగా కార్‌తో ఉన్నాడండి నేను స్నానం చేసి కిందకి దిగినప్పటికి.
ఆ! ఓకే.